ఇంకా ఆ సమయంలో చూశాను నేను. ఆ రోజు నైట్ జూసాను. నేను వెళ్ళినప్పుడైతే ఆమె కొంచెం అంటే సపోర్ట్ తీసుకొని నడుస్తున్నారు! నెక్స్ట్ డేకి ఎలా అయిపోయిందంటే అమ్మ పరిస్థితి అసలు అటు ఇటు ఒకళ్ళు ఇద్దరు పట్టుకుంటే తప్ప నడవలేదు! అలా అయిపోయింది. ఇంకా
ఓకే. ఓకే. హ్మ్. ఓకే. అప్పుడు ఈ ఆయుర్వేదిక్ కాకుండా నార్మల్ హాస్పిటల్స్‌లో చూపియలేదా మీరు? అంటే నార్మల్ హాస్పిటల్స్ ఒచ్చాయి గదా! కొంచెం పెద్ద పెద్ద హాస్పిటల్స్ అలా ప్రయత్నిచ్చారా అక్కడ చూపియడానికి?
అవునవును. చూపిచ్చాము. మొ ఫస్ట్ ఒకసారొస్తే చూపిచ్చారు. అంటే కిమ్స్‌లో తీసుకెళ్ళి జాయిన్ చేయిచారు. అమ్మకి క్యూర్ అయింది. చిన్నగా నడుస్తుంది. ఆమె పని ఆమె చేసుకుంటుంది. మళ్ళీ వీళ్ళు మా అన్నయ్య వాళ్ళంట మెడిసిన్ తేలేదంటే మా అమ్మ ఎట్లా అంటే మెడిసిన్స్ అని అడిగితే వాళ్ళకి ఇబ్బందౌతదేమో అని ఆలోచిచ్చుకుంట సరిగ్గా అడగదు. ఆహ్, ఒ ఒక్కసారి పారాలిసిస్ ఒచ్చిందంటే అవి ఖచ్చితంగా మనం మనం చనిపోయేంత వరకు ఆ టాబ్లెట్‌లు వాడతానే ఉండాలంట. అది ఆల్రెడీ డాక్టర్స్ చెప్తారంట. మరి అమ్మ చెప్పలేదా? మరి వీళ్ళు తేలేదా? నాకు కరెక్ట్‌గా తెలీదు. ఎందుకంటే మనం వేరే చోట ఉంటాము. వాళ్ళు ఒక చోట ఉంటారు కాబట్టి. ఇంగ సరే నేనూ ఆహ్, వెళ్ళాను. ఇంక ఫోన్ చేసి అన్నయ్యోళ్ళకి చెప్పాను. అన్నా అసలికి ఈడ ట్రీట్మెంట్ ఆవ అసలకి అంటే వాష్‌రూమ్స్ గూడా వెస్ట్‌రన్ లేవు. నార్మల్‌వున్నాయి. అసలు పారాలిసిస్ హ్మ్. పారాలిసిస్ వచ్చినోళ్ళకి అసలికి నార్మల్‌వి అసలకి ఎట్టా అవుతది? కుదరదు. ఇంగ కాల్ చేసి చెప్పగానే వచ్చారు. ఆమె నడిచే అర్ నడిచేది ఇంక. నడిచే ఓపిక లేదు ఇంక ఇట్లా సపో అటొకళ్ళు ఇటొకళ్ళు పట్టుకొని తీసుకెళ్లారింటికి. ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ కిమ్స్ హాస్పిటల్‌కే తీసుకెళ్తే వాళ్ళేమన్నారంటే అంత అయిపోయాక తీసుకొచ్చారు. ఇంగ మేమేం చేయలేము. ఇంగ ఇప్పుడు ట్రీట్‌మెంట్ చేసినా ఆమె బాడీ రెస్పాండ్ అవ్వదు. ఉన్నన్ని రోజులు ఆహ్, చూసుకోండి ల్ ఇంక తరువా ఇంకేమి చేయటానికి లేదని చెప్పి
హుహు. హుహు. ఓకే. ఓకే. అయ్యో! హ్మ్. అవును. ఖచ్చితంగా వాడాలి. హ్మ్. అవును. హ్మ్. ఓకే. అవి కష్టం గదా? హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఆయుర్వేదిక్‌కి కాకుండా మొదట్లోనే ఆ మళ్ళీ ఆ కిమ్స్‌కే తీసుకెళ్ళి ఉంటే మంచిదేమో అనిపిచ్చిందా తర్వాత? హ్మ్.
ఆ! బావుండేది. అసలు మ అనిపిచ్చే అంటె నేను ఇంగ నేను వచ్చేసా అన్నమాట. యాక్చువల్లి ఆ రోజేం <chuckles> జరిగిందంటే నాకప్పుడు నాకు బాబు ఏందంటే 5 సంవత్సరాలు బాబు నాకు.

ఓకే. హ్మ్.
అ నేను వె ఆమెకి వెళ్ళేసరికి నొ ముక్కులో నుంచి అది జ్యూస్ టైపు లిక్విడ్ మా వరకే ఆహ్, వెళ్తుంది. అంతా ఇంక బెడ్ మీదే ఉందమ్మ. ఇంక నేను వెళ్ళానండి. నేను వెళ్ళినాక ఆమె ముక్కులో పైపు తీపిచ్చేసాను, ఓకే. యూరిన్ బ్యాగ్ కూడా ఎసారనమాట. మొత్తం తీపిచ్చి వడేశాను. ఎందుకు ఆనెమేని అట్లా టార్చర్ పెడుతున్నారు. ఏమో అంతగా ఫుడ్ పోటానికి కూడా ఆప్షన్ లేదామెకని చెప్పి, నేను అంటే "ఎవరు చూసుకుంటార్రా?" అని మా అన్న. <smacks lips> "ఎవరు జేసుకుంటార్రా మి మీరెళ్ళిపోతే." అని చెప్పి అన్నాడు. అంటే నేను నేనున్నంతవరకు, నా బాధ్యత అమ్మది. తరువాత మీరు కావాలంటే మీరు ఏపించుకోండి. ఇప్పుడునయితే నేను ఇలా చూస్తు చూడలేను అమ్మనని జెప్పి, మొత్తం నేను వెళ్ళిన నెక్స్‌ డేనే అన్నీ తీపిచ్చేసా. అంటే ఆమె ఏడుస్తుంది పాపం. <smacks lips> అంటే నొప్పిగా ఉంటది. ఆహ్, అటుఇటు కదల్లేదు గదా! ఇంకా ఏ ఏడుస్తుంది. ఇంక అందుకని తీపిచ్చేశాను. తీపిచ్చాక వితిన్ ఆ! 1 మంత్ ఉన్నానండి నేను, ఎప్పుడెళ్ళానంటే నేను కరెక్ట్‌గ డేట్ కూడా బాగ గుర్తు నాకు. హ్మ్. అక్టోబర్ 12థ్ కెళ్ళాను. నవంబర్ 12థ్‌కి ఇంటికొచ్చా నేను. ఒక నెలరోజు. ఒక నెలరోజు బాబుని తీసుకొనెళ్ళా‌నప్పుడు, ఇంక నెలరోజు అమ్మని చూసుకుంటా అమ్మ చనిపోయిద్దన్నామెను లేపానండి నేను. క్యూర్ చేసినాను. చాలా వరకు ఇంకా ఒక ట్వెంటీ పర్సెంట్ క్యూరయితే ఆమె లేసి నడిచేది.
ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. కష్టం అయిపోయింది బాగా. హ్మ్. హ్మ్. క ఓకే. హ్మ్. ఓకే. అక్కడే ఉన్నాదా? హుహు. ఓకే. హ్మ్. హ్మ్. నిజంగా. హ్మ్. హుహు. ఓకే. హ్మ్.
ఇంగసరే, ఇంగ నాకు బాధ్య ఇంగ నాకు బాబు స్కూలాగిపోతుంది. అన్నా నేను సెట్ చేశాను గదా! ఇంగ మీరు 2 రోజులు చూసుకో. ఇంక ఒక 2 నెల్లు చూసుకోండి. నేను అన్ అమ్మని మళ్ళీ వచ్చి నేను తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి చెప్పా.
అవును. హ్మ్. హ్మ్.
ఇంగా నేనున్నప్పుడు ఏమైందంటే, ఇంగా అ మాకేందంటే మేమింతకు ముందున్న ఇళ్ళంటే 3 ఫ్లోరన్నమాట. పైకి కిందకి ఆ హాస్పిటల్‌కి తిసుకెళ్ళగాని 3 ఫ్లోరులు స్టెప్స్ ఎక్కి దిగాలి. అమ్మ నడవలేదు గదా! ఆమెనెత్తుకొని తీసుకెళ్ళాలనుకో. లేపోతే అప్పుడే తీసుకొచ్చేదాన్ని. ఇంక తర్వాత "ఇల్లు షిఫ్ట్ చేసుకొని, నేను ఆ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని, తీసుకొని వెళ్తాను." అని చెప్పాను.
హ్మ్. అవును. హ్మ్. ఓకే.